గుర్తుపెట్టుకో! నీకంటే తోపు ఎవ్వడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అది చెయి.
ఓహ్! చెప్పు. మనిషి మాటినొద్దు. నీ మాట నువు అస్సలినొద్దు అదేనా డైలాగు.
అది చాలా బావుంటది క్లైమాక్స్. ఎవ్వడి మాట వినొద్దు. మనిషి మాట అస్సలు వినొద్దు.
ఓకే. దాని తరవాత?
నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే, ఎయిమ్ ఫర్ ధ లెవెంత్ మైల్. కోడ్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.
ఆ! హుహు. వాయబ్బో! పర్లేదు బానే గుర్తుపెట్టుకున్నావు. అండ్ నువ్వు సినిమా చూసేటప్పుడు లైక్ ఇవన్నీ గమనిస్తావ? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనేది ఏ థీమ్ కిందకి ఒస్తది చెప్పు?
అదీ ఆహ్, పోలీస్, బిజినెస్, మాఫియా. మాఫియా థీమ్ కిందకొస్తు
ఆ! అది కాదు. ఇప్పుడు చూస్తే యాక్షన్ కింద యాక్షన్ కొన్ని మూవీస్ ఉంటాయి. థ్రిల్లర్ అంటాం. హర్రర్ దెయ్యం ఉంటె హర్రర్ అంటాం గదా! మరి బిజినెస్ మ్యాన్‌ని దేని కిందకి ఏసుకోవచ్చు? ఏ థీమ్?
హ్మ్. యాక్షన్ ఫిల్మ్ కిందకేసుకోవచ్చు అది.
ఓహో! ఓకే. యాక్షన్ ఫిల్మ్. సో నీకీ యాక్షన్ ఫిలి‌మ్స్ చూడ్డమే గాకుండా, అందులో డైలా‌గ్సు చూస్తావు, ముఖ్యంగా జెప్పాలంటే ము మ్యూజిక్ అన‌మాట. లైక్, యాహ్ ఏంటది హోసా హోరేనా సాంగ్ 'డార్లింగ్‌ల'.
హ్మ్. హుహు. ఆ! యేఈయో అని ఉంటది కదా! ఆకాశం కన్నా పైయ్యని.
ఓకే. ఓకే. సూపర్. సూపర్. నువు అది చెప్తే నిజంగా నాకీ ఒక్కసారిగా సినిమాలో వాడా ఏదో బస్ ఎక్కి స్టెప్ ఏస్తాడు జూడు అది గుర్తొచ్చేసింది నాకు నాకే. యాహ్! ఆ! సో ఇప్పుడు నువ్వు చాలా మూవీస్ అనేవి జూస్తున్నావు గదా! లైక్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌తో నీకెప్పుడైనా అనిపిచ్చిందా లైక్, ఒక మూవీ అంతా తీశాక ఈ థీమ్ ఏం బాలేదు. దీన్నింకా అసలే ఎప్పుడే చూడకూడదు అన్నట్టు ఫిక్స్ అయినవి ఏమన్నా ఉన్నాయా?
అవునవును. అవును. నిజంగా అదే ఉంటది.

అంటే ఇప్పుడు నేను పాడినట్టు ఆ చిరునవ్వే విసిరావే ఆ నిదురించే తలపై ఆ లిరిక్స్ అహా! కలపై.
ఆ! నిద్రించే తలపయ్య? కలపయ్య? కలపై ఓకే. చాలా బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు లిరిక్స్. సూపర్, సూపర్ హ్మ్.
ఆ! అది ఆ! అది యాక్చువల్‌గా హాఫ్ సాంగ్ ఒచ్చు సో, అది చిన్నప్పటి నుంచి చాలా సార్లు విన్నాను. ఇగ అది ఫేవరేట్ సినిమా గదా కొంచెం ఆ ఆల్బమ్ సాంగ్స్ మైండ్‌లోనే ఉంటాయనమాట కొన్ని.
ఆహా! ఓహో! సూపర్ హ్మ్. ఆ! సినిమాకెవరు మ్యూజిక్ డైరెక్టర్?
మ్యూజిక్ డైరెక్టర్ ఎంకే‌జేఆరో ఎవరో ఉన్నారు దానికి. కానీది అందులో సాంగ్ పాడింది మాత్రం ఈయనే అనుకుంటా మొన్న 'నరసింహ అవతార్' సినిమాలో 'ఓం నమో భగవతే 'సాంగ్ బడారు గదా!
ఓకే. ఆ! హ్మ్. ఆ! తెలియదులే. ఎవరు పాడింది?
ఆ! నాకు గూడా పేరు కొంచెం అంతగా గుర్తొస్తలేదు ఇప్పుడు చెప్పాలంటే.
యాహ్! యాహ్! ఓకే. సరేలే హ్మ్. సో, ఫస్ట్ అయితే సో, ఫస్ట్ ఫేవరెట్ ఇంగా ప్రేమ కావాలి, మరి దాని తర్వాత చూసిన సినిమాలు ఏ, ఏ జోనర్స్ చూసావు? లైక్ చాలా హారర్ కావచ్చు ఇలాంటివి గూడా ఒచ్చాయి గదా! 'అరుంధతి' కావచ్చు, 'నరసింహ' మోటివేషన్ మూవీ అంటే కొంచెం మోటివేషన్ ఉంది కదా దాంట్లో అవి కావచ్చు మాస్ సినిమాలు, థ్రిల్లర్, ఇలాంటివేమి జూడలేదా? చూస్తే ఏం నచ్చాయి నీకి?
ఆ! ఆయనే పాడాడన్నట్టు. హ్మ్. ఆ! చిన్నప్పుడు హారర్ సినిమా అంటే 'అరుంధతి' మీరు చాలా బాగా గెస్ జేసారు. అరుంధతి మూవీ అందులో కొంచెం డిఫరెంట్ చాలా భయపడ్డాను, లాస్ట్ క్లైమాక్స్ లో
హ్మ్. ఓకే. హుహు. దాంతో భయపడ్డావా నిజంగా నువ్వు? ఏ కరెక్ట్‌గా యే సీనప్పుడు భయపడ్డావు?

ఓకే. మరి లవ్ సినిమాలు కూడా నీకు బాగా ఇష్టం కదా! ఎందుకంటే నీకు స్టార్టింగ్ స్టార్టింకే 'ప్రేమంటే' అనే సినిమా చూసావు గాబట్టి ఇప్పుడింకా ఈ లవ్ స్టోరీస్ మీద రకరకాలుగా మారుతూ ఉన్నాయి గదా! ఈ ఈ రీసెంట్‌గా కావచ్చు, లేకపోతే ప్రేమంటే తర్వాత నువ్వు చూసిన లవ్ స్టోరీస్‌లో నీకు బాగా నచ్చిన స్టోరీ ఏంటి? అంటే నువ్వు అడాప్ట్ చేసుకుంటావు. "నా లైఫ్‌లో కూడా ఇలా ఒక అమ్మాయి వస్తే బాగుండు." అన్న అనిపించేంత సినిమా ఏదన్నా ఉందా? అలా థీమ్ ఉన్నది?
హుహు. హ్మ్. ఆ! ఇప్పుడైతే అంత లేదండి. ఒక నేను జెప్పినట్టు. నేనాక్చువల్‌గా సినిమా మొత్తం జూడలేదండి. లవ్ సినిమాస్ ఇప్పుడంత జూస్తలేనండి. వా యాక్షన్ మూవీస్ మహేష్ బాబు మూవీసు ఆహ్, అవును. అవును.
'సీతారామం' కూడా లేదా? అయ్యయ్యో! మరేం చూస్తున్నావు అట్లయితే? ఓకే. సో మహేష్ బాబు ఫేవరైట్ అనుకుంటా. ఇందాక నుంచి మహేష్ బాబు, మహేష్ బాబు అంటున్నావు. <chuckles> ఎందుకు ఫేవరైట్? అంటే ఏం నచ్చిందతనిలో నీకంత బాగా?
ఆయన సింప్లిసిటీతోనుంటాడండి. ఇప్పుడు సినిమాలో ఎంత జేసినా గానీ బయట అందరికి హెల్ప్ జేస్తాడు. చాలామంది చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ చేపించాడు.
ఓకే. హుహు. హుహు. యాహ్! యాహ్! యాహ్! ట్రూ. మరి అతని ఫేవరైట్ సినిమా ఏదన్నా ఉందా నీకు? అంటే ఈ థీమ్ అతను చేసాడు కాబట్టే ఈ జోనర్స్‌లో సినిమాలనేవి తీస్తున్నారు, అన్నట్టుగా ఏమన్నా ఉన్నాయా? లైక్ ఒక థీమ్ అనేది ఒకరే స్టార్ట్ జేస్తారు. దాన్నుంచి అంతా పాకుతూ వెళ్ళిపోతుంది. అలా ఏమన్నా ఉందా?
బిజినెస్ ఆ! ఇప్పుడు 'పోకిరి' చెప్పుకోవచ్చండి. 'పోకిరి' ఒకటి.
ఓకే. అంటే 'పోకిరి'లో ఏ విధంగా ఏ పార్టని చెప్పొచ్చు?
అది కూడా కొంచెం మాఫియా లెక్కనే. అల్ల అ అందులో ఆలీబాయ్ అనేటాయనుంటాడు. సో దాంతో పాటు
యాహ్! అది తెలుసు. అంటే ఒక పోలీసనేది మాఫియాలో అంటే <smacks lips> లైక్ కామన్ సివిల్ డ్రెస్‌లో ఉండి ఆహా! సో దాని తర్వాత నుంచే మిగతాయన్ని వచ్చాయంటవంతేనా?
అండర్ కవర్ ఆపరేషన్. హ్మ్.